ఇప్పుడు వర్క్ జేయట్లేదు. <sniffs>
ఓకె. అయితే మీకు ఓహ్! వెరీ గుడ్. కంగ్రాట్స్. <chuckles> వెరీ నైస్. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడే అనిపిస్తదండి చాలా ప్రశాంతంగా. ఎందుకంటే అది కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తది. ఈ ట్రీట్‌మెంట్స్ తీసుకొని, రెస్ట్ తీసుకొని, ఆ ఒత్తిడిని దాటి ఇద్దరు కలిసి, అది ఒక పెద్ద జర్నీయే ఒక వైఫ్‌కి, హస్బెండ్‌కి. యాహ్! యాహ్! సో, కథ సుఖాంతం అనే చెప్పాలి. <chuckles> వెరీ గుడ్. సో, ఇప్పుడు ఏం మీరేం నేర్చుకున్నారు? అంటే ఇలాంటి చిన్న, చిన్న నిర్ణయాల్లో ఇంత పెద్ద మార్పులు తీసుకొస్తాయి కదా! సో, చిన్న నిర్ణయం, పెద్ద నిర్ణయం అని ఏముండదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వెనక ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. యెస్. యెస్. ఓకే అండి.
ఇప్పుడు పాప పుట్టేసింది. 3 ఇయర్స్ పాపకి. <chuckles> హుహు. హుహు. అవునవును. హ్మ్. అవునవును. హ్మ్. <chuckles> ఆ! ఆ! అవును. బాగా ఆలోచించాలి. <chuckles> ఆ! కొన్ని నిర్ణయాలు అంటే, ఒక్కొక్కసారి మనం తప్పనుకున్నది ఆహ్, అదే ఇక మంచిదవుతుంది. ఒక్కొక్కసారి అమ్మ! ఇది మంచి, ఇది తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది, అనుకున్నప్పుడు అది బ్యాక్ ఫైర్ అయ్యి అసలు ఉపయోగపడకుండా పోవడము, అలాంటివి కూడా జరుగుతాయన్నమాట. సో, అలాంటి
అవునండి. కొన్ని, కొన్నిసార్లు లక్ కూడా మనకి ఫేవర్ జేయదు. ఆ! మనం ఒకటి అనుకుంటాం. ఆహ్, రియాలిటీ ఇంకొకటి అవుతది. ఇట్స్ ఓకే అండి. అప్పుడు కూడా ఒకటి ఏంటంటే, లెసన్ నేర్చుకున్నాం అని ఫీల్ అవుతూ పాజిటివ్‌గా ముందుకెళ్లాల్సిందే. అట్‌లీస్ట్ తక్కువ లాస్‌లో మనము ఆహ్, మ్ మేలుకోవాలి. ఎక్కువ లాస్ జరగక ముందే రెక్టిఫై జేసుకొని మిస్టేక్, చేస్తే బాగుంటది.
అవునవును. ఆ! సమం కాదు. ఆ! అవునవును. హ్మ్. అవును. ఆ! అంటే మేము ఆ ఇల్లు మారడం గూడా 6 మంత్స్ అని అనుకోని తొందరగా మారిపోయినము. ఇంకా ఎక్కువ ఆహ్, ఏం కాదులే, మళ్ళా ఇంకొక ఇంకొకళ్ళకి రెంట్ పే జేయాలి, ఇంకొక 2 మంత్స్ అడ్వాన్స్ ఇవ్వాలి, అని అక్కడే ఉండుంటే ఆహ్, ఇంకా
అవునండి. ఇంకా కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యేది. ఇంకా వరుసయితుండేనేమో మీ హెల్త్ ఇష్యూస్ అనేవి.
హ్మ్. అవునవును. <chuckles> హ్మ్.
యాహ్! ఓకే అండి. మీరింత బాగా వివరించారో మీ లైఫ్ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఉదాహరణలుగా తీసుకొని, మీ చిన్న చిన్న డెసిషన్స్ ఎంత పెద్ద మార్పులను తెచ్చాయో, బాగా వివరించారండి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. తప్పకుండా. <giggles> ధన్యవాదాలు.

అంటే నేనెలా ఆలోచిస్తానంటే, ఆహ్, ఎప్పుడూ ఫైనాన్షియల్‌గానే కాదనమాట. ఆహ్, ఇదా ఈ ఈ జాబ్ చేయడం వల్ల, నాకేంత ఆహ్, డబ్బు‌లోస్తాయి, అదొక్కటే గాకుండా, ఆహ్, ఫా ట్రావెల్ టైమ్ ఎంత బడుతుంది, ఇంటికి దగ్గరగుందా, ఇంటికి దూరంగా ఉందా, అదొకటి జూసుకుంటాను. హ్మ్. ఇంకా
యాహ్! హ్మ్. యెస్. యెస్. పర్సనల్ లైఫు, ఉందా? లేదా? అంటే, కొంతమంది పర్సనల్ లైఫ్ కూడా కోల్పోయి, వర్క్ చేస్తుంటారు, అది గూడా చూసుకున్నారా?
ఆ! ఆ! టైమింగ్స్ కూడా, కరెక్ట్‌గా ఉం‌టేనే, లేదంటే, ఇంటికెళ్ళిన తరవాత వర్క్ జేయాలి, లేదా టార్గెట్స్ ఫినిష్ జేయాలి, అట్లాంటివయితే నేనసలు తీసుకోను గూడా తీసుకోను. ఎందుకంటే, మనకు ఆల్రెడీ ఉండే తలనొప్పి మనకుంటుంది. అది ట వాళ్ళేలా చెప్తారంటే, మీరింత టార్గ్ ఒక్కటి చేసారంటే, మీకింత డబ్బులోస్తాయని. కానీ అది చేసే వాళ్ళకే తెలు <chuckles> హ్మ్. అ అన్
యాహ్! అవునండి. ఓహ్! <chuckles> అవునవును ఖచ్చితంగా. అందుకే అంత డబ్బులిస్తారు గూడ ఇన్సెంటివ్స్.
హ్మ్. హ్మ్. అందుకనే హ్మ్.
అయితే... మీకనిపించలేదా, ఇప్పుడూ పనికెళ్తే, ఇప్పుడు ఆల్రెడీ ఇన్ <smacks lips> మీరు కొంచెము రెస్ట్ తీసుకునే టైంలో, ఒ ఒత్తిడి, ఒంటరితనం, ఒత్తిడి నాకర్థమైంది. కానీ, ఇప్పుడు కొత్తగా ఆఫీస్‌కెళ్ళిపోయి, కొత్త స్టాఫుంటారు, కొత్త మనుషులుంటారు, వాళ్ళు పాజిటివ్‌గా ఉంటే, మంచిదే. ఒకవేళ అక్కడ గూడా నెగెటివ్‌గా ఉండి, ఏదన్నా చిరాకులు, గొడవలుంటే, ఇంకా మీ ఒత్తిడి అనేది పెరుగుతాది గదా! మీ కాస్ట్ ఆ లై ఆ స్టెప్‌లో, అంటే లైఫ్‌లో, ఆ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్‌లో, మీరిలాంటి డెసిషను మీకూ ఆహ్, ఆ విషయంలో అలాగా ఆలోచించలేదా? అనవసరమైన ఒత్తిడి ఎందుకు అ‌ని.
అలాంటివెక్కువ. హ్మ్. హుహు. హుహు. హ్మ్. అవును. హ్మ్. హుహు. అట్లా అంటే, నేనేమో ఫస్టూ బ్ ఇందులోంచి బయటకు బడా‌లీ అనీ, ఫస్ట్ దృహా దృఢమైన <giggles> ఎ ఆ! ఆ! అది తీసుకున్నానమాట. కానీ నేనేళ్ళిన దెగ్ అంటే మనం మన పర్సనల్ విషయాలు చెప్పుకోడంని బట్టి ఉంటుంది, ఎవరికీ చెప్పనంత వరకు, వాళ్ళెవరూ మనా హ్మ్, స్పేస్‌లోకి రారు. కాబట్టీ ఎవరు మరీ ప ఫ్రెండ్లీ‌గా అనిపిస్తే తప్ప, ఎవరికన్నా పర్సనల్ షేర్ జేసుకోడం గూడా, అంత మంచిది కాదు.
<chuckles> తాత్కాలిక ఉపశమనం కోసం, ఖచ్చితంగా కావాలని చేశ్ అవును. అవునండి. అవునండి. కరెక్ట్‌గా జెప్పారు. హ్మ్, ఆహ్, వర్క్ ప్లేస్‌లో, ఓవర్ షేరింగ్ అసలే చేయగూడదు, అసలు షేరింగే జేయొద్దు. <giggles> ఏమైనా ఉంటే గూడా, హాయి, బాయి, అన్నట్టు ఉంటే బెటరు.
కాబట్టీ హ్మ్. ఆ! అవును. ఎవ్ ఆ! ఒకరు మన దగ్గరకొచ్చి మంచిగా మాట్లాడుతారు, పక్కకు వెళ్లి, ఆ అమ్మాయి ఇట్లా అంట, ఇట్లా అంట అని చెప్పుకుంటారు. అందుకని
అవునవును. అంటే వాళ్ళకదొక స్టఫ్ఫు. <smacks lips> ఏమి రాదు వాళ్ళకూడా, అలా మాట్లాడితే టైమ్ పాస్, గాసిపింగిస్తూ, అలా కాలక్షేపం జేస్తుంటారు. యాహ్! ఓకే.
ఆ! గాసిపింగే. <giggles> ఆ! అవునవును. వాళ్ళు మాట్లాడుకోడానికొక టాపిక్, ఆహ్, హ్మ్. అట్లా ఆహా! అట్లా నేనెక్కువ నా వర్క్ జూసుకొని, నా వర్క్ ఫినిష్ జేసుకొనొచ్చేసీ, అట్లా నేనెదో ఆహ్, ఫన్ మోడ్‌లో ఉంటాననమాట. ఆహ్, కామ్ గోయింగు, నా పని నేను జూసుకొనెళ్ళిపోతా అట్లా.
అవునవును. యాహ్! యాహ్! ఇప్పుడు గూడా వర్క్ చేస్తున్నారా ఇంకా?